<chuckles> బానే ఉందండయిత్ పర్లేదయితే అయితే అలాగా ఆ! చెప్పండి.
అట్లా, ఆ! ఎందుకంటే వాల్ ఆ! ఎందుకంటే, వాళ్ళు హాఫ్ ఎన్ అవరే చూపిస్తారు. మనింటికి డెలివరీ జేయడానికి, ఆ హాఫ్ ఎన్ అవర్‌లో మనకు వంట గూడా అయిపోతాది. అట్‌లీస్ట్ ఒక కూరన్నా అవుతది. ఆ!
హ్మ్. నిజమే అండి. అదే కదా! ఇంకా డబ్బులు కూడా కలిసొస్తాయి. ఆ డెలివరీ సార్జెస్ కానీ ఇయి గాని ఇచ్చే బదులు, మనం ఏయో కూరగాయలేయో తెచ్చుకొని, అన్నీ మనం చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. మనం చేసుకుంటాం గాబట్టి, మనకొక ఐడియా ఉంటది. ఎలా చేస్తాం, ఏంటనేది. బయట నుంచి ఆహ్, అయ్యి
అవును. అవును. అవును. అవును. మన్ అప్పటికి ఆ! హాఫ్ ఎన్ అవర్‌లో ఒక కూర అయిపోతది. రైస్ కూడా అయిపోతది. పెరుగెలాగో ఇంట్లోనే ఉంటుంది. సో, అది మనం ఇప్పడిక్ అప్పటికప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. అది హోటలు నుంచొచ్చింది, ఆ రోజు ప్రిపేర్ జేశారో! ముందు రోజు ప్రిపేర్ జేసారో! <chuckles> ఎప్పుడు చేసారో తెలీదు.
అదే కదండీ. అదే కదండీ. <chuckles> నిజమే అండి. ఈ మధ్యన, ఫ్రిడ్జ్‌ల్లో అలాగా ఉంచేసి తర్వాత రోజుకి గానీ, 2 రోలుకి కూడా వాడుతున్నారు చెప్పాలంటే అయ్యి.
హ్మ్. అవునవును. అందుకని ఇంకా ఆహ్, అదొకటి స్ట్రిక్ట్‌గా పెట్టుకున్నామనమాట. ఇంట్లో ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకు
అదే కదండీ. అంటే, ఇంట్లో అందరూ పెట్టుకున్నారంటే మీరూ మీరొక్కరేనా, పాటిస్తున్నారా?
లేదు, లేదు. ఇంట్లో అందరూ, ఇంట్లో అంటే నేను మా హస్బండు, పిల్లలూ నేను పెడితేనే వాళ్ళు, వాళ్ళు తినాలి కాబట్టి నేను పెట్టను. <chuckles>
హ్మ్. అలా అయితే పర్లేదండి. అంటే ఇప్పుడూ ఆహా! అదేలేండి, <chuckles> బావుందండి. ఇది పద్ధతేదో బాగుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు చెప్పాలంటే, ఇంకా హెల్దీగా ఎదుగుతారు. ఇప్పుడున్న పిల్లలేంటంటే, చిన్నప్పుడి నుంచి ఆస్తమా గాని లేదంటే, అలెర్జీస్ గాని ఇయి రావడం జరుగుతుంది. ఇప్పుడున్న పిల్లలకయిత్ సరిగ్గా మంచి ఆరోగ్యమైన ఫుడ్డు లేకపోడం వల్ల, లేదంటే ఈటిల వల్ల కూడా.
హ్మ్. అవునవును. హ్మ్. అవును. హ్మ్.
ఈ వాటరు కూడా అంటే, ఈ డ్రింక్‌లు ఇయి కాకుండా ఈ వాటరు కూడా కొద్దిగా ఫిల్టర్ వాటర్ తాగాలంటున్నారు. ఈ మధ్యనేంటంటే, దాంట్లో కూడా కలుషితం ఎక్కువవుతుంది అంటున్నారు కదా!
హ్మ్. అవునవును.
హ్మ్. ఆ! మీరు అలాగే ఫిల్టర్ వాటరే, యూజ్ చేస్తారండి? లేదంటే నార్మల్‌గా?
ఆ! లేదు, లేదు. ఫిల్టర్ వాటరే. ఇంకా జ్యూసెసంటారు. బయట దొరికే జ్యూసెస్ <sniffs> ఆ జ్యూసెస్ నిండా ఓన్లీ షుగరే ఉంటుంది. అందుకని, నేనసలు బయట జ్యూసెస్ తీసుకోడం గూడా ఎక్కువ తీసుకోమనమాట. ఇంట్లోనే జ్యూస్ చేసు
అవును. నిజమే అండి. ఒకలా అనిపిస్తే, మీరే చేసుకుంటారా ఇంట్లోనే?
ఆ ఇంట్లోనే <chuckles> ఆ జ్యూస్‌కి మెయిన్ జ్యూస్‌కి సెపరేట్‌గా మళ్ళా మెషిన్‌ది కూడా తీసుకున్నాము. ఎంద్ ఎందుకంటే, మామూలు మిక్సీలో చేసి ఆ! మామూలు మిక్సీలో చేస్తే, ఆ టేస్ట్ రాదు వాటికి. కాబట్టి, మళ్ళీ జ్యూస్ తీసుకోడానికి వేరే ఒక చిన్న మెషీన్ లాంటిది తీసుకున్నాము. అందులోనే జ్యూస్ ప్రిపేర్ జేసుకుంటామనమాట.
హ్మ్. ఇది మంచి పద్ధతండి నిజంగా. అబ్బో! ఓకే. పర్లేదయితే ఇంక ఇబ్బందేమి ఉండదు ఇంకా. హ్మ్. హ్మ్. అదేలే, అదే! ఏ